ఈరోజు మనని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్య భూతంలో ముఖ్యమైనది చెప్పాలంటే ప్లాస్టిక్ వినియోగమనే చెప్పొచ్చండి.
అవును.
మరి ఈ ప్లాస్టిక్ వినియోగం గనక తగ్గించకపోతే భవిష్యత్తు తరాలకి మనం ఏమీ పర్యావరణాన్ని వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితనమాట. ఆహ్, అలాంటి హ్మ్. ఆహ్, అంటే ప్లాస్టిక్ భూతం అలా వేళ్లునుకు పోయింది మనం జీవనంలో, జీవితంలో. దీన్ని తగ్గించాలి అని అనుకుంటే మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలంటారు? అసలు ఎలా స్టా మొదలుపెట్టా
అవునండి. అవును. హ్మ్. మీరన్నట్టు ఇది ప్లాస్టికనేది యొక్క భూతమే ప్లాస్టిక్ భూతాన్ని మనం ఆహ్, మనల్ని తరుముతుందది. <chuckles> మనమేంటంటే దాన్ని మనం తరమాలన్నది నాకాశ నాకు. తరుముకొస్తుంది. మనల్ని తరుముతుంది యాక్చువల్‌గా. మనం దాన్ని తిరిగి మనమే తరమాలి దాన్ని వెన వెనక్కి. అలా మన అంటే ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నిస్తున్నా, మన చుట్టూ ఉండే వాళ్ళ సహకారం, లేకపోతే ఒక సంఘంలో సహకారం, లేకపోతే ఒక ఊరు ఎలా ప్రయత్నం చేయాలా. అప్పుడు చేసినప్పుడే ఒక నిజమైన మరి ఏంటంటే అది మా పనికి ఆహ్, అర్థమంటారు కదా! అది జరుగుతుంది. అయితే ఇది ఎలాగా స్టార్ట్ చేయొచ్చు అంటే నాకోక ఐడియా ఉంది. యాక్చువల్‌గా
అ! అ! ఆ! మనల్ని తరుముకొస్తోంది. మన ఆ! ఆ! అంటే అదేనండి. ఆ! ఆ! ఆ! ఆ! అ! హ్మ్.
ఇప్పుడు పట్టణాల్లో ఎ ప్లాస్టిక్ తగ్గించాలంటే గనక అది అవ్వని పని. చాలా కష్టమైన పని. అదే ఒక ఫస్ట్ ఒక గ్రామం తీసుకుందాం. ఒక 100 గ్రామాలున్న ఒక గ్రామాన్ని తీసుకుందాం. ఒక 100 ఇల్లులున్న ఒక గ్రామం తీసుకుందాం. ఆ గ్రా గ్రామంలో మంచి అవేర్నెస్ తీసుకురావాలి. మీరు 100 మందే కాబట్టి, మీరు ఫస్టు అందరం కలిసి ఫస్టు క్లీన్ చేసుకుందాం ఒకరోజు స్వచ్ఛ భారత్ పెట్టుకొని ప్లా ప్లాస్టికంతా క్లీన్ చేసుకుందాం. ప్లా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే, మీ దగ్గర ఇంట్లో ఉన్న కవర్లన్నీ ఇచ్చేసేయండి. ఏ ఒక్క కవరున్నా కాని మాకిచ్చేసేయండని తీసుకుందాం. తీసుకొని స్వచ్ఛందంగా వారికి ఏంటంటే ఈ సంచి బ్యాగులు ఉంటాయి కదా! క్లాత్ బ్యాగ్స్ ఆ క్లాత్ బాగ్స్ అనేది వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయాలన్నమాట. మొత్తం 100 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక ఐదిద్దాం. వాడుకోండి, విడివిడిగా వాడుకోండి. మీరే పనికి వెళ్ళినా ఈ సంచి మీతో పాటు తీసుకెళ్ళండి. మరి కిరాణా షాపుకెళ్ళినా ఈ సంచి మీతో తీసుకెళ్ళండి. ఏ మరి ఇప్పుడు పొలం పనికి వెళ్తున్నప్పుడు కూడా పట్టుకోడానికి ఈ సంచిలో పెట్టుకొని మీ క్యారేజ్ పట్టుకొని తీసుకెళ్ళండి అని అవేర్‌నెస్ చేద్దాం. అవేర్‌నెస్ చేస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. నిజంగా ఎందుకంటే వాళ్ళు హ్మ్. అంటే
హుహు. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవునవును. ఆ! ఆ! అవును. అవునండవును. ఆ! ఆ! ఆ! వాడుకొనా? హ్మ్. ఆ! అదే. తీసుకెళ్ళండి బావుంటుంది. ఆ! ఎంతద్భుతమండి. అద్భుతమేనండి. ఆహ్, నిజంగా. ఆహ్ అద్భుతమైన ఐడియా అండి మీది. నిజంగా చాలా బాగుంది. ఆహ్, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి.
హ్మ్. ఆహ్, అయితే ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు కూడా వాళ్ళకి అక్కడ వివరించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది తెలియకుండానే పశువులు తింటూ ఉంటాయి అంటే వాళ్ళు ఎప్పుడు మేతకు పంపించిన పశువులు తినడం లేకపోతే మేకలు తినడం అవి తిని అరగక ఏంటంటే కడుపు ఉబ్బిపోతుంటాయి అప్పుడు వాళ్ళు పశువులు డాక్టర్ దగ్గరకి తీసుకెళితే కనుక వాళ్ళు చేసే మెథడ్ అవన్నీ చూసిన తర్వాత ఎంతో అరగని ప్లాస్టిక్ అనేది కడుపు కడుపులో నుంచి బయటపడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి వీడియో రూపంలో చూపట్టాలి. కేవలం మాటల రూపంలో కాకుండా అది ఎంత బాధపడుతది పశువు అన్న విషయాన్ని కూడా వీడియో రూపంలో చూపించాలి. అక్కడున్న పిల్లలతోని మరి ఎక్కువగా ఆ! వీడియో చూసే విధంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు మంచి మెసేజ్ అనేది హ్మ్.
హ్మ్. అవును. ఆ! ఆ! ఆ! అవునండి. అవును. ఆ! ఆ! అబ్బబ్బబ్బా! హ్మ్. ఆ! ఆ! అంటే ఆ! ఆ నో నోరు జే నోరులోని జీవాలు పడేటువంటి ఆ మూ మూగ వేదన వాళ్ళ ఆ!
ఆ! వేదన. చెప్పాలి మనం చూపిస్తే వీడియోలు మనకి చాలా వీడియోస్ ఆన్‍లైన్‌లో దొరుకుతూ ఉంటాయి. అంటే అదేంటంటే చెత్తలో ఆహారం తినేసి అదెంత సఫరయ్యిందన్న వీడియోలు చాలా కోకోల్లలుగా ఉన్నాయి యూట్యూబ్‍లో. అందులో ఒక వీడియో తీసి పిల్లలకి చూపించి, ఫస్టు పెద్దలకి చూపించి, మరేంటంటే పెద్దల కంటే కూడా ఫస్ట్ పిల్లలే బాగా వింటారు. వాళ్ళే మళ్ళీ పెద్దవాళ్ళేప్పుడన్నా ప్లాస్టిక్ పట్టుకుంటే కూడా "ఆ! నాన్న ప్లాస్టిక్ వాడొద్దు, అమ్మ ప్లాస్టిక్ వాడొద్దని", వాళ్ళే ముద్దు ముద్దుగా చెప్తారు. అలా అలా చెప్తే ఏంటంటే వీళ్ళు కూడా ఆ! కరిగిపోయి, "నా కొడుకెంత బాగా చెప్పాడు, నా కూతురెంత బాగా చెప్పిందని" వాళ్ళు కూడా ఆలోచించి, ఆ ప్లాస్టికనేది అక్కడితో వదిలేస్తారన్నమాట. సో అలాంటి అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. హ్మ్.
ఆ! ఆ! హ్మ్. ఆ! హ్మ్. అవునండి. అవును. ఆ! అవునండి. ఆ! హ్మ్. చెప్తారు. చెప్తారు. కరెక్ట్. అవునండి. ఆ! అవునవునండి. హ్మ్. మీరు చెప్పినంటే హ్మ్, ఆహ్, అద్భుతమైనటువంటి హ్మ్. అంటే నివారణ చర్యలు ప్లాస్టిక్ తగ్గించడానికి మీరు చెప్పినటువంటి ఐడియా ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఆహ్, ఆహ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కవర్లనేటువంటివి ఇవ్వటం, అంటే మామూలు కవర్లు కాదు అదే చేతి సంచిలిచ్చి, ఆహ్, అన్ని బట్టలతో గానీ, జనపనారతో చేసినవి కానీ ఇవ్వటం వలన ఎంతో ఆ! జూ జూ జూట్ బ్యాగ్స్ అదే అదే జనపనారంటే జూటే జూట్ బ్యాగ్, ఆహ్, అవి ఎంతో బా అద్భుతమైనటువంటి నిజంగా చెప్పాలంటే, అద్భుతమైనటువంటి ఆలోచన. మరి
హ్మ్. నిజమే. అవును. హ్మ్. సం సంచి బ్యాగులు, సంచి బ్యాగులు, బట్ట బ్యాగ్స్. లే హ్మ్. ఆ! ఇవన్నీ కూడా. జూట్ బ్యాగ్స్ అంటారు చూడు జూట్ బ్యాగ్స్ కూడా మంచి, మంచి, మంచి స్టెప్. హ్మ్. ఓకే. హ్మ్. అవును.
అయితే, ఇక్కడ ఇదొక్కటే కాకుండా మనకి చూడండి. అహ్, మన సంస్కృతిలో ఈ పండుగలు హ్మ్, తర్వాత ఆచారాలు ఇవన్నీ ము ముఖ్యమైనవి. ఆహ్, నార్మల్‍గా ఇక్కడొకటి ఏంటంటే, మడి కట్టుకుంటారు కదా! జ హ్మ్, ఆడవాళ్ళు మడి అంటారు. ఇంట్లో మడి అన్నప్పుడు హ్మ్, ఎవరిని ఏమి ముట్టు ఆ ఇంట్లో వాళ్ళని కూడా ఏమి ముట్టుకోనివ్వరు. వాళ్ళు వేరేగా ఉంటారక్కడ అంతాను. ఆ వంట చేసుకునేటప్పుడు ఎవరిని ఏమి ము ఆ!
హుహు. అవునండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. అంటే హ్మ్. అవును. అవును. వాళ్లేంటంటే ఫస్టు మా ఫస్ట్ దినమే ఫస్ట్ స్నానం చేసేసి, ఇంక ఆ తర్వాతనే వంట గదిలోకెళ్తారని నేను విన్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా అంత క్లీన్‌గా చేస్తారు. హ్మ్.
ఆ! ఆహ్, ఆహ్, ఆ! వెళ్ళిపోతారు. అక్కడే, అక్కడే ఉంటారు. అక్కడే ఉండి మనల్ని ఎవరిని ఏ వస్తువు ముట్టుకోనివ్వరు. అటు పక్కకి ఆ దగ్గరికి రానివ్వరు. ఆహ్, ప పొరపాటున మనం వాళ్ళకి తగిలితే పాపం అవన్నీ య తడుపుకుని మ స్నానాలు చే మళ్ళీ స్నానాలు చేసి మ మడి కార్యక్రమం అనేది కంటిన్యూ చేస్తారు. మరి కానీ, ప్లాస్టిక్ మాత్రం ముట్టుకుంటారు. ఎందుకు ముట్టుకుంటారో తెలియదు. ఆ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టినటువంటి నిమ్మకాయలు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్‌లో పెట్టిన కాయగూరలు అవి ఆ వంటకి వినియోగిస్తూ ఉంటారు. దాన్ని
ఓకె. హ్మ్, నిజమే, నిజమే. నేను కూడా విన్నానండి. హ్మ్. చేస్తుంటారు. నిజమండి. <laughs> అంటే ఆ! అవును. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, మనుషులు ముట్టుకుంటేనే కనుక ఆహ్, అప్పుడు స్నానం చేయాలి. ఆ మడిలో ఉన్నానని విషయం గుర్తొస్తుంది కానీ. ఇలాంటివి ఏంటంటే ప్లాస్టిక్‌కి <chuckles> ఏం కాదులే అని, వాళ్ళకొక భావన మనసులో ఉండిపోతుంది. సో, మనుషులు ముట్టుకుంటే ఓప్ మనుషులు ముట్టుకోవద్దు. హ్మ్.
ఆ! ఆ! ఆ! కానీ, మని మనిషి య ఆహ్, మనిషి ప్లాస్టిక్ చేసినంత ద్రోహం చేయడు. <chuckles> అది య ఆహ్, ఇది మరి వాళ్ళు ఒప్పుకోరు. కాకపోతే, మరి ఇలాంటి వివాహ వేడుకల్లో కానివ్వండి, హ్మ్, య లేకపోతే హ్మ్, తర్వాత పండుగల్లోను సాంస్కృతిక కార్యక్రమాలు. ఆ! ఫంక్షన్స్ వేడుకలు అంటే, ఫంక్షన్సే కదా వివాహ వేడుకలు. లేకపోతే, ఇతరత్రా ఫంక్షన్స్‌లో ఈ ఈ వాడకాన్ని బాగా తగ్గించాలంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏమైనా నివారణ చర్యలు చెప్పగలరా?
అవును. అవును. నిజమే. హ్మ్. ఓకె. ఇట్ల అంటే ఫంక్షన్స్‌లో కూడా, ఫంక్షన్స్‌లో కూడా. హ్మ్. అవునండి. హ్మ్. అవును. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మీరు చూడండి ఆహ్, పెళ్ళిలోకి వెళ్తే, వాళ్ళు అందరూ ఇప్పుడు పేపర్ ప్లేట్సని ఇస్తూ ఉంటారు. కానీ, ఆ పేపర్ ప్లేట్స్ మీద కూడా, ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అంటే కంటికి కనిపించని ఒక సన్నని కవర్ వేస్తూ ఉంటారు. ఆ పేపర్ నానకుండా ఉండాలంటే, ఈ చ సన్నటి కవరు హెల్ప్ అయిద్దనమాట. లేకపోతే, పేపర్ మీద ఒక రైస్ వేసినా, లేకపోతే చారు, లేకపోతే కూర వేసినా కాని అది ఆహ్, మెత్తగా అయిపోతుంది, తడిచిపోతుంది. సో ఆ! అయితే దాని మీద మనకు కనపడకుండా ఒక చిన్న కవరేస్తారు. లేకపోతే, ఒక కోటింగ్ లాంటిది వేస్తారు. మీరు గమనిస్తే కొన్ని, కొన్ని సార్లు గ్రీన్ ప్లేట్‌ని కడిగితే గ్రీన్ కలర్ నీళ్ళనేవి వస్తుంటాయి దాని మీద. ఇవి ఆహారంతో పాటు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఇవి చాలా హానికరం యాక్చువల్‌గా. ఇలాంటి పేపర్లకి మనం దూరంగా ఉండాలి ప్లాస్టిక్ వాటికి. ఇంకా మనకేంటంటే, ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఇస్తారు. ప్లాస్టిక్ గ్లాసులే, ఖచ్చితంగా మనకి ముందు టేబుల్ మీద ప్లాస్టిక్ గ్లాస్ పెట్టడం, లేకపోతే వాటర్ డిపార్ట్మెంట్‌లో ఆహ్, ప్లాస్టిక్ గ్లాసులు పెట్టడమనేది జరుగుతుంది. సో, వాటి బదులు ఏంటంటే, పేపర్ గ్లాసులనేవి ఎంకరేజ్ చేయాలి చాలా. అంటే, గవర్నమెంట్ కూడా ప్రోత్సాహాగాలివ్వాలి, అంటే సబ్సిడీలో వాళ్ళకి అంటే తక్కువకి వచ్చే విధంగా చూడాలి. ఇప్పుడు షాప్స్‌కి కూడా ఉంటారు. షాప్స్‌లో ఏంటంటే, సార్, మా దగ్గర ఓన్లీ ఆహ్, ప ప్లాస్టిక్ కప్సే ఫాస్ట్‌గా పోతాయి. పేపర్‌వి చాలా కాస్ట్ కాబట్టి కొనరు అంటారు.
హ్మ్. అవునండి. హ్మ్. ఓహో! ఆ! ఆహా! ఆ! ఓహో! హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. ఆహా! ఆహా! అవునండి. ఫస్ట్ గ్లాస్. ఆ! జరుగుతుంది. జరుగుతుంది. ఆహా! హ్మ్, అవునండి.
సో, ఏంటంటే ఆహ్, గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సాహాలు ఇస్తే, ఏంటంటే అవి తక్కువ రేట్‌కే కొంచెం వస్తాయి. కాబట్టి దాని వినియోగం ఎక్కువ అవుతుంది. ప్లాస్టిక్‌ని అరికట్టొచ్చక్కడ. కొంత వరకు అంటే గ్లాసుల రూపంలో. ఆ తర్వాత హ్మ్. ఇవి ఇవైతే ఉన్నాయో ఇవి ఒకప్పుడు చూస్తే, కనుక ఈ ప్లేట్సనేవి ఆహ్, దీంతో ఆకులతో చేసేవాళ్ళు. ఇస్తరాకులతోని. ఇస్తరాకులని ఖచ్చితంగా ప్రతి పెళ్ళిలో అప్పట్లో మరీ ఈ చైర్లు, టేబుల్ లేనప్పుడు కూడా కింద కూర్చున్నప్పుడు కూడా ఇస్తరాకులు తిన్న రోజుల్లో చాలామంది గుర్తుండే ఉంటాయి. పెళ్ళిళ్ళలో గాని వాటిలో. సో హ్మ్. అవును, అది చాలా మంచిది యాక్చువల్‌గా ఆకు అది. అంటే, అది మనము తీసి పడేసినా కూడా నాలుగైదు రోజుల్లో అది భూమిలో కరిగిపోతుంది. భూమికి ఎలాంటి హాని చేయదు. కానీ ఈ హ్మ్. అస్సలు చేయదు అదైతే. దాన్ని కాల్చేసినా కానీ ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ వీటిని ప్లాస్టిక్ ప్లేట్లను మాత్రం కాల్చేస్తే, దానివల్ల వచ్చే కాలుష్యం కూడా చాని హాని చాలా హానికరం. ఆరోగ్యానికి కూడా చే చేటు చేస్తుంది. సో, వాటి ప్లేస్‌లో మనం ఏంటంటే కింద మీరు మీరన్నట్టే ఇంతకుందు ఆహ్, పేపర్ అంటే అంటే అట్ట ముక్క లాంటిదే కింద బేస్ లాగా తీసుకొని, దాని మీద ఇది ఏదైతే ఉందో ఇస్తరాకు, అది గాని అంటిస్తే అది గట్టిగా ఉంటుంది. బేస్ గట్టిగా ఉంటుంది. నిల్ నిల్చొని బఫే తినొచ్చు, కూర్చొని భోజనం కూడా చేయొచ్చు ఆ ప్లేట్‌లో. హ్మ్. ఈ విధంగా చేయాలి.
హ్మ్. ఆహా! ఆరికట్టే హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఇస్తరాకులు. ఆ! ఆ! ఆ! అవును. అవునండి. అవునండి. అది మంచిదే కదండీ. అది విస్తరాకు కొంతవరకు. ఆహా! హుహు. హాని చేయదది. హ్మ్. హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. చేడు చేస్తుంది. పోష్ ఆహా! అవునండి. హ్మ్. ఆ! హ్మ్. భోజనం కూడా, అవునండి. అవునండి. అవునండి.
బాగుంటుంది. మళ్ళీ ఇంకేంటంటే, అక్కడే కనుక చూస్తే మనకు అక్కడ ఐస్ క్రీమ్స్ అనేవి ప్లాస్టిక్ కప్స్‌లో ఇస్తుంటారు. ఐస్ క్రీమ్స్ కూడా ప్లాస్టిక్ కప్సే ఇస్తారు. సో, అ అక్కడ కూడా థర్మాకోల్ వాడితే గనుక మంచిది. అంటే ఆ ప్లాస్టిక్ ప్లేస్‌లో థర్మాకోల్ కప్స్ వాడితే ఆహ్, మరి ఏంటంటే ప్లాస్టిక్‌ని కూడా నివారించిన వారవుతాం. సో, ఇదంతా కూడా మనకేంటంటే అక్కడ పెళ్ళిళ్ళలో ఏంటంటే కొన్ని, కొన్ని చిన్న, చిన్న బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలన్నమాట. ఎలా అంటే ప్లాస్టిక్‌ని తగ్గిద్దాం. అంటే ప్లాస్టిక్ తగ్గిచ్చేసి మన నేచురల్‌గా ఉన్న వాటిని ఎంకరేజ్ చేద్దామని చిన్న బోర్డ్ ఒకటి పెడితే, అందరు మరి వస్తుంటారు. కొంతమంది చూస్తుంటారు. చూసిన వాళ్ళు ఆలోచిస్తారు. సో, వాళ్ళు కూడా నెక్స్ట్ టైమ్ ఆహ్, వాళ్ళ పెళ్ళిలో గాని వాళ్ళ ఫంక్షన్స్‌లో గాని ఆ! వాళ్ళు కూడా ఈ విధంగా మరి ప్లాస్టిక్ దూరంగా, నేచురల్‍గా దొరికే పేపర్ ఆహ్, కప్స్ గాని, లేకపోతే, ఇస్తరాకు ప్లేట్‌లు గాని వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ ఇంకా చాలా అంటే 90% అక్కడ నివారించినవారమవుతాం.
ఆహా! హ్మ్. అవును. అవునవును. ఆ! ఆ! నివారించి. ఆ! హ్మ్. అవును. హ్మ్. ఆ! ఆ! హ్మ్. హ్మ్. వాళ్ళ ఫంక్షన్‌లో వాడుకోవడానికి. ఆ! అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆహా! వాడుతరు. హ్మ్. మనం అంటే ఆహ్, అదేనండి మనం ఆ ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించినటువంటి వాళ్ళమై అవుతామనుకోండి. హ్మ్. అయితే ఇప్పుడూ చూడండి మామూలుగా ఈ ప్లాస్టిక్కూ అనేటువంటి దాన్ని నివారించడానికి, వాడకాన్ని తగ్గించడానికి మిగతా చోట్ల దాన్ని ఆహ్, వాడకం అంటే ఈ ప్ షాపుల్లోను రేషన్ దుకాణాలు అన్నిట్లో ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చేస్తున్నారు కదా! ఆహ్, మనం పచారీ షాపులో. వీళ్ళందరిది, వీళ్ళందరితోని అది మానిపించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటే మనకి బాగుంటుంది. మీరు 2, 3 చిట్కాలు చెప్పండి.
హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. ఓకె. అవునవును. అవును. నిజమే. అయితే ఇలాంటి టైమ్‌లో ఏం చేయాలంటే వాళ్ళకి అంటే ప్లాస్ట్‌లో కూడా 75 ఎంఎం మైక్రాన్ కవర్ అయితే గనుక అది మంచిది. అది భూమిలో కరుగుతుంది దానివల్ల నార్మల్ కవర్ అంతా మరి డ్యామేజ్ జరగదు.
హ్మ్. ఆహా! డ్యామేజ్ జరగదు. అవునవును.
అలాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ ఆహ్, నివారించని పక్షంలో అంటే ఇంక మాకు కుదరదు సార్ అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటివి ఎంకరేజ్ చేయాలనమాట. 75 ఎంఎం మైక్రాన్ ఉన్నవే కవర్స్‌ని స్టాండర్డ్‌గా వాడాలి. అని గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేయాలి. మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఇన్‌స్పెక్షన్ చేస్తున్నట్టు ఇలా ప్లాస్టిక్ కూడా రాండమ్‌గా ఇన్‌స్పెక్షన్ చేయాలి. అంటే ఎవరన్న వాడుతున్నారా ప్లాస్టిక్‌ని ఆహ్, అంటే మరి చీప్ ప్లాస్టిక్ ఉంటుంది. ఆ చీప్ ప్లాస్టిక్ ఎవరైనా వాడుతున్నారా అని ఆహ్, మరి రైడ్స్ చేయడం. ఒకవేళ వాడితే గనక వాళ్ళకి మీద ఫైన్స్ వేయడం. మళ్ళీ ప్రజల్లో ఎవర్నెస్ తేడం ఇది మంచిది. ఇంకా ఏంటంటే, హ్మ్. ఒకప్పుడు కనుక మన పప్పులు మరి లేపోతే ఏదన్నా పల్లీలు కొనుక్కుంటే పేపర్‌లు చుట్టించేవారు. పేపర్‌లు చుట్టించి దాని పైన మళ్ళీ ఒక పురుకొస తాడు అనేసి కట్టేసిచ్చేవాళ్ళు. అలాంటివి మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేయాలి. పేపర్‌లో ఇస్తే గనక మరి కవరనేది ఇంటి దాకా రాదు. సగం వరకు కవర్‌ని హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. వాడాలి. అవును. హ్మ్. అవునండి. అవునండి. అవునండి. ఆ! ఆ! ఆ! ఆ! హ్మ్. ఓహ్! ఆ! అవునండి. అవునండి. అవునండి. ఆ! పూర్వ విధానాలు, పూర్వ విధానాలు మొదలెట్టాలంటారు.
మాంట్ ఆ! విన ఆ! అట్లాంటి విధానాలు మొ మొదలుపెడితే బాగుంటుంది. అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు పేపర్ బ్యాగ్స్‌లో ఇస్తున్నారు కదా! సో, కవరు కవర్ ప్లేస్‌లో పేపర్ ఇవ్వండి పేపర్ పెట్టేసి పార్సెల్ చేసి ఇవ్వండి. దాన్ని ఆల్రెడీ అర కిలో లేకపోతే కిలో ఉంటాయి కదా! ఆల్రెడీ మెజర్ చేసుకొని ఆ పేపర్ బ్యాగ్‌లో పెట్టేసి సీల్ చేసి ఇచ్చేస్తే గనక పేపరే ఇంటికి వెళ్తుంది కానీ కవర్ ఇంటికి వెళ్ళదు కాబట్టి మంచి నిర్ణయంగా మారుతుందని నేను భావిస్తున్నాను.
ఓహో! ఆ! ఆ! అ! అవును. అవును. ఆ! అవును. భావిస్తా అదే. అయితే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి మనం ఏ రకమైనటువంటి చర్యలు మొదలుపెట్టాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, దానివల్ల మనకి కలిగేటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే మన పర్యావరణాన్ని కలిగే లాభాల్లాంటివన్నీ చాలా చక్కగా చెప్పించారు చెప్పారు మీరు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
మీతో కూడా మరి నేను ప్లాస్టిక్ ఎలా తగ్గించాలి, నా ఆలోచనలు ఏంటి అన్న విషయాన్ని మీతో పంచుకున్నానని భావిస్తున్నానండి. మీతో మాట్లాడటం బాగుంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.